ఇప్పుడు అంద్ ఆహ్, బలహీనత ఆ ఇన్‌స్టాగ్రామ్ కాదు. అది ఇన్‌స్టాగ్రామ్ బలహీనత, నువ్వు కాదు, నీ బలహీనత అది అంటారు కదా! ఒక సామెతుంటది, గుర్తు రాట్లేదు అది. స్క్రోలింగ్, స్క్రోలింగ్, స్క్రోలింగ్ అనేసి ఒక మీమ్ అది వచ్చింది ఇన్‌స్టాగ్రామ్‌లో. అది ఎ హ్మ్.
పోనీలే. అవును. స్క్రోలింగ్, స్క్రోలింగ్, స్క్రోలింగ్. ఐ డోంట్ లైక్ స్క్రోలింగ్. అదేనా?
స్క్రోలింగ్, లైక్స్ అనేసి ఒకటుంటది. <chuckles> అది ఆ! ఇన్‌స్టాగ్రామ్ అనేదికి, ఇన్‌స్టాగ్రామ్ స్క్రోలింగ్ అనేది ఎండింగ్ ఉండదు. సో నీకు గూడా ఆ ఫోను లేవగానే, పొద్దున్న లేవగానే ఫోను చూడడానికి నీకు కూడా ఎండింగ్ ఉండదన్నమాట. దీన్ని బట్టి.
అవును, అవును. సినిమాలో డైలాగ్. ఇది. అవును. ఈ మధ్య కొత్త ఫీచర్ వస్తున్నదంట. మనం స్క్రోల్ చేయడం అవసరంల. ఆటో స్క్రోల్ రీల్ అయిపొంగనే అదే తిప్పేస్తది.
వామ్మో! అది ఉంటే ఉంటే తగ్ <chuckles> అదది ఉంటే తగ్గేదిలే అనుకుంటూ యెళ్తాం అనుకుంటా నాకు తెలిసి. <chuckles>
అదింకా బావుంటదేమో <chuckles> అనిపిస్తుంది. ఇన్ ఇంకేముంది. మనం మనం మన ఏలు నొప్పి కూడా ఉండదు. అదే చూపిస్తది మనకి. జస్ట్ ఫోనిట్లా ముందు పెట్టుకుంటే చాలు.
హ్మ్, ఇప్పుడు నీకొక వేళ, నీకు ఈరోజు ఇంటర్వ్యూ ఉందనుకో. నువ్వు నైట్ మొత్తం ప్రిపేర్ అవ్వలేదు. నేను పొద్దున్నే లేవగానే ప్రిపేర్ అవ్వాలి. స్క్రోలింగ్ చేయకూడదు. ఇన్‌స్టాగ్రామ్ ఓపెన్ చేయకూడదు. యూట్యూబ్ జూడకూడదు అని అనుకోని, అది ప్రిపేర్ అవ్వడానికి ఎప్పుడైనా ట్రై జేశావా? లేదంటే బొక్కలే అనుకుంటున్నావా? <chuckles>
ఆ! ఆ! కరెక్ట్‌గా చెప్పాలంటే, నేను నిజంగా ఇది షాక్ అయితే, నేను ఇన్‌స్టాగ్రామ్‌లోనే నా ఇంటర్వ్యూకి ప్రిపేర్ అయ్యా తెలుసా! చాలా వరకు
వావ్! ఇది, ఇది ఇంకో వింత. <chuckles>
ఆ! లిటరల్‌గా నేను నన్నేదైతే నాకు ఇంటర్వ్యూ అటెంప్ట్ చేయడానికి ఇన్‌స్టాగ్రామ్ లోనే చాలా మంది కాంటెంట్ పెడతారు కదా! ఇది, ఈ టాపిక్ ఇలా ఉంటది, ఈ టాపిక్ ఇలా ఉంటది. ఎక్స్‌ప్లానేటరీ వీడియోస్ పెడతారు కదా! అవి చూసే నేను ఇంటర్వ్యూలో నేను డిట్టో అవే ఆన్సర్స్ ఇచ్చాను. అందువల్లనే నేను సెలెక్ట్ అయ్యాననమాట ఇంటర్వ్యూలో.
ఆ! అవును. హ్మ్. అవును. ఆ! అవును. ఇన్‌స్టాగ్రామ్‌లో కొంచెం
ఇన్‌స్టాగ్రామ్ నాకు ఇలా కూడా హెల్ప్ చేసింది. ఇన్‌స్టాగ్రామ్‌ని మనం అట్లా వదిలేయకూడదు. అన్ అందుకనే రోజు పొద్దున్నే లెగిసి కృతజ్ఞతగా రీల్స్ స్క్రోల్ చేస్తూ ఉంటాను.
<chuckles>

అన్ అంటే లిటరల్లీ అది ఒక ఉంటది కదా! సత్యగారిది ఒక డైలాగ్. "ఎందుకు? ఎందుకు ఇయన్నీ? బానే ఉన్నావు‌గా ఇప్పడి వరకు?"
<chuckles> "బానే ఉన్నావుగా. <giggles> అదే, బానే ఉన్నా హ్మ్, బానే ఉన్నావుగా. ఏమైంది కొత్తగా" అనేసి డైలాగ్ తిరుగుతది. మరి ఫోను అంటే, ఇప్పుడు ఫోనుని, కొ కొ ఫోనుని కొంచెంసేపు దూరంగా ఉంచడం, ఉంచుదాము, లేదంటే కొంచెం ఏదైనా ప్రయోజనాలు అంటే, పీస్, ఫోకస్ అనేది కొన్ని వర్డ్సుంటాయి తెలుసా? <giggles>
అనే డైలాగ్ తిరుగుతుంటది అంతే మైండ్‌లో. ఆ! అవును. అది తెలుసు. తెలుసు. మరి అంత కాదులేండి.
ఆ! అలాంటియి ఎప్పుడైనా ఆ! ఆన్ అంటే ఫోను దూరం పెట్టుకోవడం వల్ల, విన్నాను ఫీ పీస్ ఆహ్, ఫోకస్ చేయడం, టైమ్ సేవ్ అవుతది కదా! అనేసి అనుకుంటారు. అది ఎప్పుడైనా అనుకున్నావా మరి?
అవును. అనుకున్న చాలా సార్లు ఎహ్! ఇయన్నీ కాదు, మనం మారిపోవాలి. మార్పు చెందిన వాడే మనిషనుకుంటా. చాలా సార్లు ట్రై చేస్తాను. అసలు ఫోనే వాడకండా చాలా ప్రొడక్టివ్‌గా ఉందామని. కానీ ఒకరోజు ఉంటాను, 2 రోజులుంటాను. మూడో రోజు మళ్ళీ నార్మల్, బ్యాక్ టు నార్మల్.
హ్మ్. అంతే అంటావా?
అంతే. అంతే మనిషి ఎంత మారుదామన్న ఈ సమాజం మనల్ని మారనివ్వదు.
ఆ!

ఏంటి 5 మినిట్స్ అలాగా ఆ! 5 మినిట్స్ అంటే టైమ్ అంటే ఆ టైమ్‌కి పడుకోలి. లేదంటే 5 మినిట్స్ యెళ్ళిందనుకో, మళ్ళి నెక్స్ట్ అవరే. ఆ! మధ్యలో పడుకోకూడదు. అట్లాగొక్ ఒకానొక టాక్సిక్‌నెస్ అన్న విషయం నాకు తెలుసు. కానీ నేనేమి చేయలేకపోతున్నాను.
అదే అదే. స్కిప్ హ్మ్. <chuckles> తెలుసు కానీ, ఆ! దాన్ని తీసుకొని డిస్ట్రాక్షన్ అనేది అవ్వట్లేదు నీకు అక్కడ. స్పేస్ ఇవ్వట్లేదు నువ్వక్కడ వ దానికి. <chuckles>
ఆహా! ఆ! స్పేస్ ఇవ్వలేదు. అదొచ్చి తీసేసుకుంది స్పేస్ ఆల్రెడీ.
హ్మ్. ఎప్పుడైనా అనిపిచ్చిందా మరి నీకంటే, ఆహ్, ఉదయాన్నే ఫోను జూసే అలవాటు తగ్గించాలి. ఏదన్నా యాక్షన్ దీసుకోవాలనేసి అనిపిచ్చిందా?
అనిపిచ్చింది ఒకసారి. ఒక నెల రోజులు చేశారు గట్టిగా. అంటే ఇది మా ఇంకొక ఫ్రెండ్ ఎవరో చెప్పారనమాట. అయితే 2 గంటలు, లేచిన 2 గంటలు అసలు ఫోనుని ముట్టుకోగూడదు.
హుహు.
చాలా కంట్రోల్ చేసుకున్న 1 మంత్ అసల ఫుల్లుగా. కానీ తర్వాత మళ్ళీ "కుక్క తోక వంకర," తిరిగిపోయింది.
హుహు.
ఫోను మళ్ళీ తీసేసి
అది నూన్ నీ వల్ల అవ్వలేదన్నమాట అది.

ఇప్పుడేంటంటే చాలా మంది లేవగానే ఫోను చూడడం, లేదంటే ఫోనులో స్క్రోల్ జేసుకుంటూ అలా ఉంటా, ఉంట్ ఉంటా ఉంటారు కదా! నువ్వు లేవగానే ఫోను జూస్తావా లేదా ఇంకేదైనా జేస్తావా?
అవును. నిజం చెప్పాలంటే రాత్రి పడుకునే ముందు ఫోను చూసే పక్కన పెట్టుకొని పడుకుంటాను. పొద్దున్న లేవంగానే ఫస్ట్ తీసేది కూడా ఫోనే. ఒక గంట అలా బెడ్డు మీద పడుకుని ఫోను చూసుకుంటూ ఉంటా. రీల్స్ గాని అన్నీ చూసుకుంటూ ఉండి, దాని తర్వాత గంటకి ఇంట్లో అమ్మ తిట్టిన తర్వాత లేసెళ్లి బ్రష్ చేసుకుంటాననమాట.
ఆహా! <giggles>
అలా ఉంటది నా పరిస్థితి.
అసలు నీకెలా మొదలయింది లేవగానే అంటే లేవగానే ఫోను జూసే అలవాటేలా మొదలైందసలు నీకు?